ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు. ఈ వేస్ట్ చేసిన ఫుడ్ మనం ఏం చేస్తారంటే, కవర్‌లో పెట్టేసి, బయట ప పడేస్తూ ఉంటాం అండి.
హ్మ్. అవును.
బయట పడేసినప్పుడు సా ఇదేంటంటే ఆవులు ఏం చేస్తామంటే, కవర్‌తో పాటు తినేస్తాయి పాపం. వాడికి తెలియదు కదా! మీరన్నట్టు.
అదే గదా! పాపం నిజంగా. అదనే గాదు కానీ, ఈ కుక్క గూడా గావచ్చు. కుక్క ఏంటంటే లాగి, లాగి అలా లాగడం వల్లన ఏదన్న ఓ చిన్న ముక్క అయినా దాన్ని లోపలికి వెళ్ళిపోద్ది గదా ప్లాస్టిక్. యాహ్!
వెళ్ళిపోతా ఉంటాయి. అలాగా మొత్తం అన్నీ కూడా, ఇలాగ తినేసి చనిపోవడం మనకి కోసినప్పుడు ఎంత ప్లాస్టిక్ కవర్లన్నీ బయటికి రావడం మనం గమనిచ్చే ఉంటాం. ఇవన్నీ ప్రాణాలకు కూడా వస్తుంది కాబట్టి, మన పర్యావహణం పట్ల, మనం ఇటువంటి బ్యాగ్స్ కానీ ఇప్పుడు బయట కూడా అంత జనపనాత చేసిన ఇవన్నీ జ సంచులు కానీ, ఇవన్నీ ఫాలో అవుతూ మన ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా. ఏదో గవర్నమెంటే చేయాలి. అది చేయాలని కాదు. ఇది మన నేల కాబట్టి, కొంచెం మన పర్యావరణం మనమే కాపాడుకోవాలి.
అవునవును. వాస్తవం. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. మన బాధ్యత ఎంత ఉందో అది నిర్వర్తించాలి అంటారు. అంతేనా? అండ్ ఇంకోటి యాహ్!
ఖచ్చితంగా. అది మన పిల్లలు కూడా ఫాలో అవుతారు గదా! మీరు ఇప్పుడు సంచిలవీ తీసుకెళ్తున్నారు. మీ పిల్లలు అదే నేర్చుకుంటారు. మన పిల్లలు అది గూడా నేర్చుకుంటారు గదండీ! అది వాళ్ళకి చిన్నప్పుడు చెప్తూ ఉంటే ఇప్పుడు చిన్న బాక్స్ తీసుకెళ్తున్నాను నేను. ఆడు ఏంటి అనడిగితే నేను చెప్పాలి. అలాగా ప్లాస్టిక్ వాడకూడదు. ఆడికి కొంచెం అవేర్నెస్ వస్తది గదా!
ఆ! వ వాస్తవం. వాస్తవం. హ్మ్. హ్మ్. అందుకే, ఇట్లా తీసుకెళ్తున్నా అని చెప్తా. అవునవును. వింటారు, పాటిస్తారు గూడా వాళ్ళు.
అవునండి. అంటే ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం పాటించిందే కాకుండా, మన నెక్స్ట్ జనరేషన్‌కి మన పిల్లలకి గాని, స్టూడెంట్స్ గాని, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, వాళ్ళకి చెప్తా ఉండాలి అలాగ. అలాగే ఇంకోటి సోషల్ ఇన్‌ఫ్లూయన్స్ ఉంటారు గదండీ! సోషల్ మీడియా‌లో గాని, న్యూస్‌లో గాని ఈ సెలబ్రిటీస్ ఉంటారు.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఓకే. దాని ద్వారా ప్రమోషన్‌లాగా చేయించలేమో, ఇట్లా ప్లాస్టిక్ వాడొద్దండి అన్నట్టుగా. యాహ్! యాహ్!
చెయ్యాలండి. సెలబ్రిటీస్ ఉంటారు కదా. ప్రా ఇది గవర్నమెంట్ చేయించాలంటాలి సెలబ్రిటీస్‌తోని ఇలాగా ఒక విషయం గమనించే ఉంటారు. ఒకసారి రొనా ఆహ్, క్రిస్టియనలా క్రిస్టియానో రోనాల్డో ఒక ఇంటర్వ్యూ‌లో మాట్లాడుతుంటే...
ఏంటది? హ్మ్. ఏమని?
ఒక కంపెనీ వాడు పక్కన స్టేజ్ మీద, బల్ల మీద 2 కొకొకోల పెట్టాడంట డ్రింక్స్.
హ్మ్. ఓకే.
డ్రింక్స్ పెట్టినప్పుడు, ఏం చేశారంటే ఆయన ఏం చేశారంటే, ఆ 2 కూడా తీసేసి, కిందున్న వాటర్ బాటిల్ పైకి పెట్టారన్నమాట. డ్రింక్స్ తాగొద్దు. వాటర్ బాటిలే తాగండి అని.
హుహు. ఓకే. వాటర్ తాగాలి అన్నట్టు. అబ్బబ్బబ్బ! ఏం కాన్సెప్ట్.
నిజం నిజంగా ఆ రోజండి కొకొకోల షేర్స్ ఎన్ని పడిపోయినాయంటే, అసల ఆహ్, యాక్ట్ వల్ల అసల నిజంగా. మొత్తం షేర్స్ అన్ని డౌన్ అయిపోయినయంట.
హుహు.

శనగపిండి చెట్నీ అండి. రెండు ఒకటే. ఓకే.
ఓకె. ఏమో అబ్బా! శగపిండితో చట్నీ జేస్తారని, ఇప్పుడే కొత్తగా వింటున్నాను నేను. <scoffs> ఎలా జేస్తారు దాన్ని?
అవునా మీకు తెలీదా? శనగపిండంటే, శనగపిండి తీసుకుంటారండీ, శనగపిండి కొని, ఆందులో కొంచెం ‌ఫస్టు వాటరేదో యేస్తరు, వాటరేసాక శనగపిండేస్తారనుకుంట. అందులో ఆహ్, ఈ దాన్నేమంటరు కరేపాకులను కొంచెం చిన్న చిన్న అల్లం ముక్కలు, ఇవన్నేస్తరు అయిపోద్దండి. తిప్పుతా ఉండాలనమాట ది. తి ఆ! చెట్నీ అండవును. మీరెప్పుడు వినలేదా?
ఓకే. ఆహా! ఆహా! అది చెట్న్యా? ఓకె. ఓకె. లేదు, లేదు. ఇప్పుడే కొత్తగా వింటున్నా. ఇప్పడికీ నమ్మలేక పోతున్నా. <chuckles> ఓకే. ఆహ్, అంటే క్యారెట్ డబ్బా దీసుకొనెళ్ళిపోతారా? దీంట్లోకైనా ప్లాస్టిక్‌లో వద్దన్నట్టు? ఓహో!
ఓకే. ఒకసారి ఎవరన్నా <chuckles> ఒకసారి, అది ఆ చెట్ని అందులో ఎస్త నేనైతే స్టీల్ బాక్స్ తీసుకొనెళ్తానండి. నవ్వినా, నవ్వకపోయిన ఏంటని నా ఇప్పుడు నేను చదువుకున్నాను, నాకు తెలుసు, పర్యావరణం గురించి. ప్లాస్టిక్ వాడకం గురించి. ఆ దానివల్ల ఎంత హానికరమో. దాన్ని బట్టి మేము ప్లాస్టిక్ అది బాక్స్ తీసుకెళ్తానమాట. చూసేవాళ్ళు చూస్తారు, నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు. ఆడికే
హ్మ్. ఆ! ఆ! యాహ్! హ్మ్. ఇప్పుడూ ఇలా కూడా అనేవాళ్ళున్నారు గదా! ఇంట్లో నువ్వలా బాక్స్ తీసుకొని బోతున్నా, "ఎందుకు, అందరూ కవర్‌లో దెస్తున్నారు కదా! నువ్వెందుకు కవర్ దేవు? ఇట్లా డబ్బాలోనే ఎందుకు తెస్తున్నావు? నువ్వు నిజంగా అంత కరెక్ట్‌గా పాటిచ్చే వాడివయితే, హోటల్ ఫుడ్ గూడా హెల్త్‌కు మంచిది గాదు గదా!" ఇలా మాటలనేవాళ్ళుంటరు గదా! మళ్ళ వాళ్ళకేవిధంగా ఆన్సరిస్తారు మీరు.
ఆ! అంటే ఇప్పుడూ, మా ఇ ఇ ఆహ్, మా ఇల్లది మా ఇంట్లో అయితే, అలా అంటారు కొంచెం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది. కొంచెం అర్థం చేసుకుంటారవన్నీని. కొంచెం ఓకె.
సూపర్. సూపర్. ఆ! అర్థం చేసుకునే వాళ్ళుంటే, ఇంగేమి లేండి. ఆహ్, జనరల్ సినారియో అయితే అదే గదా! క్వైట్‌గా ఎవ్వరు మంచి పని జేస్తున్నా, దాన్నీ, ఏదో ఒకటి చెడగొట్టడానికి, ఏదో ఒకటంటూనే ఉంటారు. క్రిటిసైజ్ చేయడం అట్లా. సో ఆ!
అవునండి. కానీ బైట్ అదేనండవును. అవునండవును. అలాగ నేనైతే ఇలా బాక్సులవి తీసుకెళ్తా ఉంటాను. ఏదన్నా ఇంట్లో సంచుంటాదండి, కొంచెం మీరన్నట్టు ఈకో ఫ్రెండ్లీ సంచుంటదది తీసుకెళ్తా ఉంటాను. ఏమో నన్ను చూసి, కనీసం యొక్కడిద్దరు మారినా గ్రేట్.
ఓకే. హ్మ్. హుహు. ఆ! ఎవరో ఒక్కరు మారతారు, అన్న ఒక ఆశ. అంతేనా?